ఆ! అవును. అంటే
ఫ్రెండ్స్‌తో వెళ్తారా? ఫ్యామిలీయా? లేకపోతే ఒక్కరే వెళ్తారా?
లే. ఆ! ఏకాంతంగా వెళ్తాను. అలా వెళ్ళినప్పుడు <chuckles> అలా వెళ్ళినప్పుడల్లా, అంటే కొంచెం మైండ్ చాలా పీస్ఫుల్‌గా ఉంటుందండి. అంటే ఏ టెన్షన్స్ లేకుండా, ఏ పన్ను పనుల గురించి ఆలోచించకుండా, రన్నింగ్ అలా పూర్తి చేసుకొని, ఒ దగ్గర కూర్చొని, అలా పక్షులు సౌండ్ చేస్తాయి గదా! వాటిని నేను ఇంటాను లేకపోతే, అలా నార్మల్‌గా చెట్లనవి చూసి వెళ్ళిపోతాను.
హుహు. ఏకా హ్మ్. హుహు. అదే బెస్టండి. పక్షులు, సౌండ్లు. హ్మ్. పార్కు‌కులో కూడా పెడుతున్నారు కదండీ ఎక్సర్‌సైజు చేసుకునేవి ఇలా కాళ్ళతో, చేతులతో అవి ఏమైనా ఉపయోగిస్తారా?
అవునవును. లేదండి అంటే నేను వెళ్ళే టైంకి చాలామంది అంకల్స్, ఆంటీస్ ఉంటారు ఇంకా అవి చేసేస్తారు.
ఆహా! సిగ్గు, సిగ్గుతో సిగ్గు పడి తన దగ్గరికెళ్ళరైతే.
ఏ అలా కాదండి. అంటే నేను జిమ్‌కి వెళ్తానన్నమాట.
హుహు. మార్నింగ్, టా మార్నింగ్ టైమ్‌లో వెళ్తారా జిమ్‌కి?
హ్మ్. జిమ్‌కెళ్తాను కాబట్టి ఇంకా పాటలు అజే ఆ! అవునండి
హ్మ్.